అంటే ఇప్పుడు ప్లాస్టిక్ వల్ల ఉపయోగాలు కూడా ఎక్కువే. ఇప్పుడు మనం చూసుకుంటే ఈ స్విచ్చు బోర్డు, కుర్చీలు ఈ ఫర్నిచర్ మొత్తం. ఫ్యాను రెక్కలు. ఇంకా ఏది చూస్తే అది ప్లాస్టిక్ ఖచ్చితంగా ప్లాస్టిక్ అందులో ఒక వినియోగిస్తారు.
అవును. హ్మ్. హ్మ్. అవును. అన్నీ ప్లాస్టిక్‌వే, ఆ! ఇవన్నీ అంటే ఎప్పుడు, ఎప్పుడూ మారుస్తూ ఉండం కదా! మార్చి పడేయడం అలా చేయం. కానీ ప్లాస్టిక్ కవర్లనేవి ఊ అంటే ప్లాస్టిక్ కవర్. ఆ అంటే ప్లాస్టిక్ కవర్.
అవును. అది. కరెక్ట్ అది. ఆ! ఆ! అంతే కదా! ఇప్పుడు దాన్నేం చేస్తున్నాామంటే, ఈ ప్రభుత్వ పరంగా వాళ్ళు కూడా 2 డస్ట్‌బిన్లు ఇచ్చారు మాట. ఒక తడి చెత్త, ఒక పొడి చెత్త అని. అది. తడి చెత్త అంటే ఈ కూరగాయ ముక్కలు ఈ త తొక్కలు ఇవన్నీ ఉంటాయి కదా! అవన్నీ ఒక దాంట్లో వేస్తున్నాను. రెండో దాంట్లోని, ఈ ప్లాస్టిక్ విరిగిపోయిన చిన్న చిన్న వ ఏమైనా ఉంటే. అవన్నీ కూడా ప్లాస్టిక్ వనే కాదు. ఏదైనా ఈ పొడిగా ఉన్నవన్నీ ఇంకో దాంట్లో వేస్తున్నాం. ఆ! దానివల్ల హ్మ్.
ఆ! హ్మ్. అవును. ఆ! మంచి పద్ధతి. హ్మ్. ఆ! హ్మ్. హ్మ్. హ్మ్. అవును. హ్మ్. ఆ! అందులో వేస్తున్నారు. హ్మ్. ఇప్పుడు అదే గాకుండా ఆ! చెప్పండి.
అదే. అదే. అదే కాకుండా, ఈ ఈ ప్లాస్టిక్ విరిగిపోయైన కుర్చీలు ఇవన్నీ కూడా చక్కగా ఈ స్క్రాప్ షాపుకి ఇచ్చేస్తాం.
హ్మ్. ఓహ్! మంచి పనండి. ఆ!
స్క్రాప్ షాప్ వాళ్ళకి, వాళ్ళకి డొనేషన్ అయినా ఇచ్చేస్తాం. లేదా వాళ్ళేమైనా డబ్బులిస్తే తీసుకుంటాం. తీసుకుంటే, అవన్నీ వాళ్ళు ఇండస్ట్రీ వాళ్ళు వాళ్ళ దగ్గర కొనుక్కుంటారు.
ఆ! ఓహ్. ఈ పనేదో బావుందండి. అందరూ ఇలా చేస్తే సగం ప్లాస్టిక్ తగ్గిపోతదేమో.
ఈ స్క్రాప్ వాళ్ళద ఈ ప్లాస్టిక్ వాట్ ఆ! అదే కదా! ఒక తొంబై శాతం ఈ ప్లాస్టిక్కు రీసైక్లింగ్ చేస్తారు.
హ్మ్. అవును.
అది. ఆ ఈ త్రిపులార్ అని, రీసైకిల్ రీప్లేస్ రెడ్యూస్. ఫస్ట్ రెడ్యూస్. తగ్గించడం. అది. రిప్ ఆ తర్వాత ఈ ప్లాస్టిక్ వినియోగం తగ్గించి, తర్వాత దాని రీసైక్లింగ్‌కి ఇవ్వడం. అది. ఒకవేళ వినియో ఆ!
ఓహ్! ఆ! రెడ్యూస్ ఆ! అవును. అవును. హ్మ్. హ్మ్. రీసైక్లింగ్ చేయాలి. చే ఉన్నదాన్ని రీసైక్లింగ్ జేస్ చేసుకోవాలి.